ఆ! అంటే మీకు ఎక్కువగా విశ్రాంతి అందించే ఆహ్, పరికరాల్లో గాని లేదా టూల్స్ కానీ యాప్స్ లేదా ఇలాంటివేమన్నా వాడుతూ ఉంటారా?
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఒక యాపుందండి. ఈ మధ్య కాలంలో మెడిటేషన్ యాపొకటచ్చింది మిరాకిల్ ఆఫ్ మైండ్ అని ఆహ్, ఒకటొచ్చిందన్నమాట. అది ఈ మధ్య చాలా బావుంది. ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది నాకది. అది ఈ మధ్య కాలంలో అది వాడుకుంటున్నానన్నమాట.
ఓహో! అంటే అందులో ఏమున్నాయండి విభిన్నంగా?
ఆ! అందులో ఏంటంటే మెడిటేషనే ఉంటుంది. దాంట్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మన టైంని బట్టి. 7 మినిట్సా, 12 మినిట్సా, 15 మినిట్సా అని ఆ తర్వాత మనకి మెడిటేషన్ ఎలా ఉపయోగపడుతుంది అని ఒక చిన్న రీల్స్ టైప్‌లో చిన్న వీడియోసుంటాయి. ఆహ్, ఇలా. ఆహ్, విజ్‌డమ్ గురించి వీడియోసు ఉంటాయన్నమాట. అవన్నీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అవి యాక్సెస్ చేయొచ్చు. చాలా బావుంటుంది. రోజులో ఇదే టైం అనుకో అని కాకుండా మనకెప్పుడు టైం ఉంటే అప్పుడు అది పెట్టుకొని చక్కగా హ్మ్. వాడుకోవచ్చన్నమాట.
ఓహో! ఓహో! హుహు. హ్మ్. యోగ అది పెట్టుకోవచ్చు. హ్మ్. అంటే దానికి ఎక్కువ రిస్ట్రిక్ట్ అంటే దీ దీని కోసం మనం ఏమన్నా ఖర్చు పెట్టాలా? లేకపోతే ఇది ఫ్రీయేనా?
ఏం లేదండి. ఫ్రీ ప్లే ప్లే స్టోర్‌లో ఫ్రీ అన్నమాట. మరి ఐఒఎస్‌లో ఉందో లేదో నాకు ఐడియా లేదు. ప్లే స్టోర్‌లోనే ఉంటుంది ఆండ్రాయిడ్‌కయితే. ఫ్రీ యాప్. హ్మ్, హ్మ్. ఉంది. ఇలాంటి కొన్ని యాప్స్ బావుంటాయి. హ్మ్.
హ్మ్. అదే ఆండ్రాయిడ్ వాళ్ళకుంది. హ్మ్. అంటే మీరు ఆహ్, ఆహా! హ్మ్. ఈ విశ్రాంతి తీసుకోడానికి మెడిటేషనేది నేను ఎక్కువగా చేస్తుంటాను అని చెప్పారు కదా! అసలు మీరు అది అలవాటు చేసుకోవడానికి ఏదైనా పెద్ద కారణం ఉందా?
అవునండి.